ఈ రోజుల్లో ప్రతి అబ్బాయి, అమ్మాయి అందరూ ఎవరైనా సరే ఇంటర్వ్యూ‌లకి వెళ్ళడం అన్నది పరిపాటి. ఎందుకంటే, ఆ ఇంటర్వ్యూ అన్నది ఒక హైర్ స్టడీస్‌కే కావచ్చు, ప్రతి దానికి ఇంటర్వ్యూవే. ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్‌లో కూడాను ఇంటర్వ్యూవే. హ్మ్, హై స్కూలు, కాలేజీ తర్వాత ఉద్యోగాలకి హ్మ్, ఈవెన్ ఐఏఎస్ అన్నింటికీ ఇంటర్వ్యూలే. మరి ఇంటర్వ్యూకి ముందు మీరు ఏ విధంగా సిద్ధం అవుతారు? మీ అనుభవాలు ఏమన్న చెప్పగలరా?
హుహు. హ్మ్. <sniffs> ఆ! తప్పకుండా అండి. హ్మ్. నేను కూడా <chuckles> ఆ అనుభవం ఉంది ఇంటర్వ్యూలు తి ఇవ్వడంలో, ఆహ్, హ్మ్, ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఇంటర్‌వ్యూవర్స్‌వి అనేవి కొంచెం ఉంది. అయితే ఆహ్, ముఖ్యంగా ఏంటంటే మనం కొంచెం స్మార్ట్‌గా ఉండాలనమాట. ఆహ్, ఎక్కువ హార్డ్ వర్క్ కాదు. స్మార్ట్ వర్క్ చేయాలి. <sniffs> సో, ఇప్పుడు ఆహ్, ఏ ఇంటర్వ్యూకైనా గానీ, ఆ ఇంటర్వ్యూ కంటూ ఆహ్, తదితర టెంప్లేట్ అనేది ఉంటుంది. ఆహ్, హ్మ్, అంటే, ఆహ్ ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఒక గ్రౌండ్ వర్క్, ఒక హోమ్ వర్క్ చేసుకోవాలి. ఒక ఫర్ ఒక ఉదాహరణ చెప్తే హ్మ్, నేను రీసెంట్ టైమ్స్‌లో ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ హ్మ్, ఆహ్, పిఎమ్ఓ ఆఫీస్ ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ ఆఫీస్ రూల్స్‌కి ఆహ్, నా రెస్యూమే‌లు పంపిస్తున్నాను. సో, ఆహ్, హ్మ్, ఇప్పుడు ఆహ్, వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూ కాలొస్తే, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను కొంచెం ముందుగానే నాకు నేను ఒకటి తయారు చేసుకొని పెట్టుకున్నానన్నమాట. సో, అది నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ను నుండి ఆహ్, బేసిక్ క్వెషన్సు ఆహ్, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఫస్ట్ ఏంటి. అంటే, ఏం తెలుసుకోవాలనుకుంటారు. ఆహ్, అని నేను, నన్ను నేను క్వెషన్ వేసుకుంటున్నప్పుడు నాకర్థమైందేంటంటే, <sniffs> మనకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కాని, ఆ అనుభవాన్ని, ఆ అనుభవా ఆ అనుభవంతో మనకెంత అర్థమైంది అనేది చూస్తారు. ఆ రోల్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
సో, య కొంతమందికి ఏంటంటే, ఒకటే సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కొంతమందికి, 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అదే దాంట్లో. కానీ, ఆ ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మనిషి ఆహ్, హ్మ్, దాని యొక్క కాన్సెప్ట్‌ని చాలా బాగా అర్థం చేసుకొని హ్మ్, కామన్ సెన్స్‌తో ఆన్సర్స్ ఇస్తే డిఫరెంట్‌గా ఉంటది. వర్సెస్ ఒక 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జస్ట్, ఏదో నార్మల్‌గా పైపైన, "ఆ! చేశాము. తెలుసు" అన్నట్లుగా జస్ట్ చూపిస్తే వేరుగా ఉంటుంది. సో, అందుకని ఏంటంటే, కామన్ సెన్స్ ఆన్సర్‌స్ అనేవి ఇవ్వాలి. వాళ్లేమి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అసలు వెయ్యరు. ఆహ్, హ్మ్
హ్మ్. ఓకే. హ్మ్. అంటే, ఇప్పుడు మీరు ఎన్ని ఇంటర్వ్యూ‌లకి వెళ్లారు ఇంతవరకును?
హ్మ్. ఆ! చేశాను అనుకుంటా, ఒక 6 అయినయి ఇప్పటికి.
అంటే, మీరు స్టార్టింగ్ మొదటి నుంచి చి ఆవ్ అంటే ఉదాహరణకి జాబ్ అనే కాకుండా, నేను ఇందాక క్వశ్చన్‌లోని అడిగాను. ఏంటది? ఈవెన్ ఎల్‍కేజీ నుంచి కూడా ఇంటర్వ్యూలే ఉంటున్నాయి. మీకు ఆహ్, ఒకానొక సినిమా ఓటుంది. 'ఆకాశమంతా' అన్న సినిమాలోని పేరెంట్స్‌కి ఇంటర్వ్యూ పెడతాడు వాడు. ఆ! ఆసు గుర్తుందా? ఆ! "అలెగ్జాండర్ గుర్రం ఏంటి?" అనేసని అడుగుతాడు. అలాగా ఈ ఈ మధ్యన ఏంటంటే చిన్న పిల్లలకి కూడాను, ఎల్‍కేజీ, యూకేజీ, ఎలిమెంటరీ స్కూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్వ్యూలే. అలాగా, మీ తాలూకా జీవితంలోనీ ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఈవెను స్కూల్ స్టడీస్‌లో కాదు, కాలేజీల్లో కాదు అలాంటివి ఏమన్నా ఉంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పగలరా?
మొదటి నుంచా? ఆ! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అమ్ తప్పకుండా అండి. అంటే, నాకు ఎక్కువ గుర్తు లేవు. బట్, ఎక్స్పీరియన్స్‌లయితే కొన్నున్నా అవి నేను జెప్తాను. ఆహ్, నా స్కూ ఫస్ట్ నాకు బాగా గుర్తున్న ఇంటర్వ్యూ ఒకటి ఏంటిదంటే, నా స్కూల్ ఇంటర్వ్యూ ఒకటి. ఎప్పుడంటే, నేను నా ఎల్‍కేజీ అంటే ఫస్ట్ అసలు చిన్న, చిన్న క్లాసుల నుంచి ఏడో తరగతి వరకు ఒక స్కూల్‌లో చదివాను.
హ్మ్. ఓకే.
తర్వాత 7-8, 9, 10 ఇంకొక స్కూల్లో. సో, ఆ 8, 9, 10కి నేను ఏడు నుంచి ఎనిమిదో తరగతికి వెళ్ళే టైమ్‌లో ఆహ్, యా ఏదైతే స్కూల్‌లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానో, ఆ స్కూల్ ప్రిన్సిపలు, ఆహ్, హ్మ్, మా డాడీతో నన్ను రమ్మని చెప్పి, నన్ను ఆ కొంచెం టెస్ట్ పెడతానని చెప్పిందండి ఇంటర్వ్యూ లాగా. సో, ఆవిడ ఆ ఆవిడ నన్ను పిలవడం, ఆహ్, మా డాడీ నన్ను తీసుకెళ్ళడం, అక్కడ మేము కూర్చున్నాము. ఆవిడ ఆఫీస్‌లో ఆహ్, హ్మ్, న
హ్మ్. హ్మ్. ఓకే. అంతవరకే గుర్తుందా? ఏం క్వషన్‌‍లు అడిగారు ఆ మేడము అన్నది గుర్తుం ఆ!
ఆ! గుర్తుంది అక్కడ ఆ! గుర్తుంది. సో, అ అ అదేంటంటే నేను ఎయిత్, నైన్త్, 10థ్ అనేది మా డాడి నన్నెందుకు మార్చాలనుకున్నారంటే, అందులో వాళ్ళు ఐఐటీ ఫౌండేషన్ చెప్తున్నారనమాట. ఆ! సో, ఆహ్, ఆహ్, ఆ క్లాస్‌లో ఏంటంటే, నేను ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే, ఆవిడ నాకొక డివి డివిజనే ఇ డివిజన్ ఇచ్చింది. అంటే ఒక ఆహ్, హ్మ్, త్రీ డిజిట్ డివిజన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, 169 డివైడెడ్ బై 3 అంటే మనం ఎలా రా ఎలా చేస్తాము?
ఓకే. ఆ!
ఓకే. సో, ఆహ్, అక్ అదో కొంచెం డిఫరెంట్ వెర్షను ఆహ్, కొంచెం అనేది. అంటే, నేను ఒక దగ్గర ఏంటంటే, మిస్ అయిపోయానన్నమాట. అంటే ఇప్పుడు 169 డివైడెడ్ బై 3 అంటే, ఇట్లా బ్ర చో 169 మధ్యలో రాసి బ్రాకెట్స్ పెడతాము. 3 అంటాము. 3, 5 జార్ 15 అంటే ఆహ్, హ్మ్, 3, 5 జార్ 15 అని రాస్తాము. ఆ! దాని తర్వాత 1 వస్తది. దాని తర్వాత మళ్ళీ నైన్ 19 యాడ్ చేసేసి, మళ్ళీ న 19 అంటే, 3, 6 జార్ 18 మళ్ళ 1 వస్తది. డి రిమైండర్ 1 అని చెప్పేసి రాస్తాం కదా! సో, అట్లా ఒకటిచ్చినప్పుడు ఏంటంటే, నా క్యాలిక్యులేషను దాన్ని ఆహ్, దాన్ని ఆహ్, అది కొంచెం ఆహ్, తి ఏదో డివిజన్ దగ్గర ఒక ఒక దగ్గర పోతే, ఆహ్, ఆవిడన్నారనమాట, "అంటే పాప ఈ డివిజన్ కూడా చేయలేదు కదా! ఎలా తీసుకుంటాం" అన్నట్లుగా అన్నారు. అయితే
అవునవును. అవును. ఓకే. ఓహ్! అంటే, ఆ ఇంటర్వ్యూ‌లో ఫెయిల్ అయ్యారు. ఇంచుమించు. ఆ!
ఆ! ఆ! ఆహ్, అంటే ఆహ్, ఈ డివిజన్ కూడా తీయలేదు. ఎట్లా తీసుకుంటామంటే, మా డాడి ఏమన్నాడంటే, "అట్లేం కాదండి ఆహ్, హ్మ్, బహుశా కొంచెం అటు ఇటుగా ఆలోచించిపోయినట్టుంది. కానీ, ఆమ్"
కన్ఫ్యూషను ఆ! స్ట్రెసు ఫీలయి ఉంటుందని చెప్పి ఉంటారేమో? ఆ!
ఆ! చెప్పి, అవంతేకాని పాప చాలా బ్రిలియంటు, మంచిగ చదువుతది అదిదని చెప్పారు.
మొత్తాన్నికి చేర్చుకున్నారండి. ఆహ్!
ఆ! చేర్చుకున్నారు. చేర్చుకున్నారు. కానీ, నాకు దాంతో వచ్చిన అనుభవం చెప్తాను మీకు. <smacks lips> అంటే, అప్పట్లో ఏంటంటే మేము చదివే కాలంలో ఏంటంటే, బట్టె కొట్టడాలు ఎక్కువ ఉండేవి. ఆహ్, ఇప్పుడు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్‌లో కూడా ఎట్లా బట్టి కొట్టాలి ఏంటి అనేది నాకు గుర్తుంది, గాని అసలు దాన్ని ఎలా చేస్తాము, దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనేది నాకు తెలియకపోవటం వల్ల నేనక్కడ ఫెయిల్ అయ్యాను
ఓకే. ఆహా! అవును. అవును. ఆ! మ్యా మ్యాథ్స్‌కి కొంచెం ఐక్యూ అది ఉంటే, ఆటోమేటిక్‌గా గ్రాస్ప్ చేసుకుంటారు. ఆ తర్వాతన దానికి కూడాను ఒక, సా సా కృషి చేయాలి. రెగ్యులర్‌గా‌ను ఏంటంటే, మ్యాథ్స్ అంటే చదివే సబ్జెక్ట్ కాదది. ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేసే సబ్జెక్టది. సో, పాసు పేపరు, పెన్ను తీసుకొని ప్రతి లెక్క చేసుకుంటూ ఉండాలి. రివిజన్, రీ రివిజన్ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఓకే. తర్వాత మీ ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏం క్వశ్చన్‌లు అడిగారు? <sniffs>
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! జాబ్ ఇంటర్వ్యూ. సో, జాబ్ ఇంటర్వ్యూ అంటే నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాను కదా! సో, అంటే అప్పుడే కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో, ఇంటర్వ్యూ ఏంటంటే అఫ్‌కోర్స్ నార్మల్‌గా అసలు ఆహ్, హ్మ్, ఫస్ట్ రౌండ్ ఎలా ఉంది. అసలు నేను సరిగ్గా మాట్లాడుతున్నానా, లేదా? నా కాంటాక్ట్ ఏంటి? నేను ఎక్కడి నుంచి ఏంటి? అనేది సింపుల్, సింపుల్ రౌండ్. ఆహ్, అది నార్మలే. ఆహ్, ఏమి పెద్ద కష్టమేమి క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఒక ఫి 10 మినిట్స్ రౌండ్. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇంకొక మేనేజర్ తీసుకున్నారు. ఆయనేమో ఆ రోల్‌కి సంబంధించిన టెక్నాలజీ గురించి అంటే నాకూ ఆహ్, హ్మ్, ఆ రోల్‌కి సంబంధించింది అడగకుండా, ఆహ్, నాది బీటెక్‌లో ఏ స్ట్రీమ్ అని అడిగినప్పుడు, నేను చెప్పాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని. సో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో నీకు నచ్చిన మంచి ఒక సాఫ్ట్‌వేర్ అంటే ఏంటిది? అనడిగినప్పుడు నేను చెప్పాను. నాకు ఆటోకాడ్ అంటే ఇష్టం. ఈ హెచ్టీఎల్ అనే సాఫ్ట్‌వేర్స్ వాడి నేను ఇలా సర్‌క్యూట్స్ డిజైన్ చేశాను అన్నప్పుడు, కోడింగ్ లాంగ్వేజ్ ఎలా ఏంటి అంటే, మ్యాథ్‌ల్యాబ్ అని ఒకటి తెలుసంటే ఇప్పుడు ఆయన ఏంటి? ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి, వాటి మీద నాకు నా నా గ్రిప్ ఎంతుందో తెలుసుకోవడం కోసం ఆయన వాటి మీద క్వశ్చన్స్ వేశారన్నమాట.
ఓకే. ఆవ్ అవును. హ్మ్. అంటే ఇక్కడ మీరు ఒక విషయము ఏమో గమనించే ఉంటారు మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఫస్ట్ ఇంటర్వ్యూలోని ఏంటంటే జనరల్‌గా ఇంటర్వ్యూలోని చాలామంది ఫాలో అయ్యేటువంటిది ఓ టెక్నిక్ ఉంటుందండి. క్యాండిడేట్ ఫాలో అవ్వాల్సింది. ఆ! ఉదాహరణకి, ఇప్పుడు మీకేమో వచ్చి మీరోక సబ్జెక్ట్‌లోనేమో మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆ తర్వాత ఇది ఎక్స్‌పెర్టైజ్ ఉంది. అలాంటప్పుడేమో ఆ! వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్‌లు అడిగినప్పుడు ఏంటంటే, మీరు వాళ్ళని ఎంటైస్ చేయాలి. అంటే మీ సబ్జెక్ట్ వైపు ఏమో వచ్చి, వాళ్ళని డైవర్ట్ చేసి పుల్ చేయగలగాలన్నమాట. అలాంటి టెక్నిక్‌లు చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారన్నమాట ఎక్కువగాను. <sniffs> ఆ! మీకు జనరల్‌గాను ఏంటంటే మేము యూపీఎస్‌సి ఇంటర్వ్యూ‌లకేళ్ళినప్పుడు ఇలా పే కొన్ని, కొన్ని స్ట్రాటజీలు ఫాలో అయ్యి, మొత్తానికి అక్కడ సబ్జెక్ట్స్ స్పెసిలిస్ట్‌నేమో మా వైపు లాక్కుంటాం. <sniffs> అప్పుడు మన మన సబ్జెక్ట్‌లోకి వచ్చిన తర్వాతన వీ కెన్ విన్ అన్నమాట. అది. అదే కనుక మనకు ఒక స్ట్రాటజీ లేకపోతే, అప్పుడేమో ఫెయిల్ అవుతామన్నమాట. ఇలాంటివి ఏమన్నా మీరు ఆహ్, మీ తాలూకా స్ టిప్స్‌గాని మీ తాలూకా డ్ ఎక్కడైనా ట్రైనింగ్‌గాని మీ ఫ్రెండ్స్‌తో డిస్కషన్‌గాని ఇటువంటి స్ట్రాటజీలు ఏమైనా, ఎవరైనా ఫాలో అయ్యేటువంటిది గమనించారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> ఆహ్, ఆ! తప్పకుండాండి. అంటే, అప్పట్లో నాకూ తెలీదు అంత స్మార్ట్‌గా. ఎందుకంటే, అప్పుడే నేను గ్రాడ్యూయేటయ్యొచ్చాను గదా! నాకు తెలీదు ఇంటర్‌వ్యూసెలా వర్కయితాయో. సో, ఎప్పుడైతే, ఆయన నా నుంచి కొన్ని ఆన్సర్స్ రాబట్టి, వాటిని గూగుల్‌లో సర్చ్ చేసి, అప్పడకప్పుడు నన్ను కొషన్సడిగారు అనేది నాకూ ఆహ్, న నాకొక షాకింగనిపిచ్చి, ఓహ్! ఓకే. నా నుంచే ఆన్సర్స్ తీసుకున్నారు. నాకు ఏ సబ్జెక్టంటే ఇష్టం, నాకేట్ సాఫ్ట్‌వేరంటే ఇష్టమనీ. దాని మీదనే క్వషన్సేశారు గదా! సో, నేను షాకయ్యాననమాట. అట్లా నాకు, కొన్ని ఇంటర్‌వ్యూస్, నేను ఇచ్చిన ప్రకారం, నాకర్థమైందేంటంటే, మనమే చెప్ మనం మనమే ఒక సర్కిలు ఒక సర్కిలు, ఒక బౌండరీసనేది పెట్టొచ్చు, ఇంటర్‌వ్యూయర్‌కి. ఆహ్, ఈ పరి ఈ పరిధిలోనే క్వషన్సడగండి అని. మన ఇంట్రస్ట్ మనకేవైతే వేటి వాతి అయితే, ఆహ్, అది కూడా ఎలా అంటే
ఆ! హ్మ్. హ్మ్. అదీ, అదెలాగా మీ ఆహ్, ఆహ్, మీరూ ఎలాగా ఇంటర్‌వ్యూ బోర్డ్ మెంబర్స్‌ని డిక్టేట్ చేస్తారు, నన్ను దీంట్లోనే అడగండి అని. ఎందుకంటే, వాళ్ళు 'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ' అని ఓ సామెతుంది. ఇంటర్‌వ్యూలోనేంటంటే, ఇప్పుడూ ఇంకొ కో కొన్నున్నాయనమాట. ఒక ఒక బాస్ అంటే, ఇంటర్‌వ్యూలో కూర్చున్న వాడు ఏంటంటే, వాడు మిమ్మల్ని సెలెక్ట్ చెయ్యాలనుకుంటే సెలెక్ట్ చేస్తాడు, చెయ్యగలడు. లేదు మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చెయ్యాలన్నా, డిస్‌క్వాలిఫై చెయ్యగలరు, వాళ్ళకది. లేదు, వాళ్ళు మీ తాలూకా రియల్‌గాను ఇప్పుడు కొన్ని కొన్ని కార్పొరేట్ దాంట్లోనేంటంటే ఇప్పుడు గవర్నమెంట్‌లో ఇలాగుంటుంది. వాళ్ళేంటంటే, వాళ్ళకి అనుకున్న క్యాండేట్‌ని ఎలాగైనా సెలెక్ట్ చేసేస్తారు. ఆ! వేరే వాళ్ళనేమో డిస్‌క్వాలిఫై చేసేస్తారు, కానీ ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్‌లోని వాళ్ళకు కావాల్సిందేమో అచ్చి స్కిల్డ్ పీపుల్ కావాలి. దానికీ ఆబ్ వాళ్ళూ సిస్టమాటిక్‌గానేమో పద్ధతి ప్రకారం చేస్తారనుకోండి. దానికి ప్రిపరేషను మీకు సబ్జెక్ట్‌లో నాలెడ్జి ఇవన్నీ అవసరవవుతూ ఉంటాయి. మరి అలాగా, ఆ రేంజ్‌లోననమాట మీరు ప్రిపేరయినప్పుడు, మీకు ఆహ్, అక్కడ వాళ్ళు అడిగినవి, మీకు ఫేవరబుల్‍గా కొ‌శ్చ‌నేశారా, లేకపోతే మిమ్మల్నేమో డిస్‌క్వాలిఫై చేసినట్టూ ఏవన్నా ట్రై చేశారా? అలాంటివేవన్నా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్ ఆహ్, అట్లా ఏమి కాదు అంటే డిస్క్వాలిఫై చేసేటట్టు అనేది కాదు. నేను నేను ఇప్పటి వరకు ఆహ్, చేసుకున్న ఇంటర్వ్యూలు అంటే ఇవి ప్రైవేట్ రంగం ఇంటర్వ్యూస్ నాకు గవర్నమెంట్‌వి పెద్ద లేదు. అంటే మీరు యూపీఎస్సీ అన్నారు. అది చాలా పెద్ద ఎగ్జామ్ గదా! ఆహ్, హ్మ్. సొ ఆ రేంజ్ ఇంటర్వ్యూస్ అంటే అవి చాలా ప్రొఫెషనల్ వాట్ ఆవ్ దానికంటూ కొన్ని ఆహ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆహ్, కాడర్ అండ్ ఆల్ అన్ని ఫాలో అవ్వాలి గదా! అలా కాదు. బట్ నేను నార్మల్‌గా చెప్పే ఇంటర్వ్యూస్ ఈపి. అంటే నాకర్థం అయింది ఏంటంటే వాళ్ళా రోల్‌లో ఎటువంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా క్వెషన్ ఏస్తారు అనేది నెంతె నేను తెలుసుకున్నాను.
ఆ! హ్మ్.
అంటే ఆ మైండ్ సెట్ అనేది ఆహ్, మనకి ఎంత స్కిల్ ఉన్నదనే కాదు. మనం స్వతహాగా ఆస్ అ ఆస్ అ క్యారెక్టర్ ఏంటి? పర్సనాలిటీ ఏంటి? ఎందుకంటే మనము ఆ కంపెనీ కల్చర్‌కి కూడా ఆహ్
అలవాటు పడాలి. దానికి తగ్గట్టుగానేమొ ఉండాలి. మీ తాలుక అని. అవును.
మద్దతు చేయాలె గాని డిస్ ఆహ్, ఆహ్, డిస్ట్రక్ట్ చేయొద్దు క్యారెక్టర్. ఆహ్ <tsk> అంటే కల్చర్‌ని ఆ పాలిసీ మేకింగ్‌ని గాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంతమందికి ఎథిక్స్ ఉండవు. బట్ చాలా తెలివి ఉంటాయి. సో, అలాంటి వాళ్ళని తీసుకోరు. కొంతమందికి ఏంటంటే ఆహ్, హ్మ్, ఆహ్, కొంచెం డిస్టర్బ్డ్ మైండ్ సెట్ ఉంటది కొంచెం లైక్ నెగెటివ్ మైండ్ సెట్ ఉంటది. పెస్సిమిస్టిక్. సో వాళ్ళది వాళ్ళని గూడ తీసుకోరు. కొంతమందికి అంటే అలావి అలాంటివి గూడ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆన్సర్స్. <tsk> సొ, అది నాకు అర్థం అయిందన్నమాట.
అవును. అవును. అవును. అవును. సరే. మీరు ఇవన్నీ అంటే ఫిజికల్‌గా ప్రెజెంట్ అయ్యి ఇంటర్వ్యూలో అవి దాని గురించి చెప్పారు. ఇలా కాకుండానేమో కొన్ని కొన్ని ఆన్‍లైన్‍లోనే ఇంటర్వ్యూలు ఉంటాయి. హ్మ్, ఆహ్, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫ్రీలాన్స్ జాబ్స్ అవి ఏవైనా చేస్తుంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు ఆ కంపెనీ. మనం ఇక్కడ వర్క్ ఫ్రామ్ హోమ్ మనం చేస్తూ ఉంటాం. ఫ్రీ యాస్ ఎ ఫ్రీలాన్సర్. అలాంటప్పుడేమో వాళ్ళు ఒచ్చి ఫిజికల్ ఇంటర్వ్యూ అన్నదే అందులోనే ఔట్ ఆఫ్ ఆహ్, అది వ్ క్వెషన్ అనమాట. అది దాన్నేమో సాధ్యం కాదు. అందుగురించి మనం వాళ్ళు ఏంటంటే ఆన్‍లైన్‍లోనే ఇంటర్వ్యూలు చేస్తారు. చేసి టైము అన్నినేమో ఫిక్స్ చేసుకొని ఆహ్, మనమేమో ఇక్కడ కూర్చుంటాం. వాళ్ళక్కడ అడుగుతూ ఉంటారనమాట. అలాంటివి ఏమన్నా మీరు ఇంటర్వ్యూలో అవన్నీ అటెండ్ అయ్యారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, అట్లాంటి ఇంటర్వ్యూస్ ఆ! ఆహ్, అంటే ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యానండి. బట్ అవి కూడా వీడియో ఇంటర్వ్యూసే ఉంటాయి కదా!
<sniffs> హ్మ్. అదే వీడియో ఇంటర్వ్యూస్.
ఆ! వీడియో ఇంటర్వ్యూస్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే మనము ఒక ఆన్సర్‌ని ఎలా స్టార్ట్ చేస్తాము ఎలా ఎండ్ చేస్తాము. ఏ పరిధిలో క్వెషన్స్ అంటే ఆ క్వెషన్‌కి కంటెంట్ ఎలా ఇస్తాం. మనకి చాలా తెలుసు ఏ టూ జెడ్ తెలుసు. కానీ మనకి ఇచ్చింది <sniffs> 5 సెకండ్సే అన్నప్పుడు, మనం ఎలాంటి కే మనం ఏ టూ జెడ్‌లో ఎలాంటివి ఎంచుకుంటాం అనేది, వాళ్ళు చూస్తారు కదా! స్మార్ట్ థింకింగ్. సో, ఆహ్, ఈ రోజుల్లో ఏఐని వ ఉపయోగించి కూడా ఆ స్మార్ట్ థింకింగ్‌ని ఆహ్, స్ట్రాటజికల్‌గా వాడుతున్నారనమాట. సో, అలాంటి ఇంటర్వ్యూస్ కూడా నేను ఈ ఫ్రీలాన్సింగ్‌కి ఆహ్, నేను అటెండ్ అయ్యాను ఏ‌ఐ ఇంటర్వ్యూ తీసుకుంది నాది.
అవును. ఆ! ఓకే. ఆ!
ఆ! ఏ‌ఐ ఇంటర్వ్యూ తీసుకుంది. అటెండ్ అయ్యాను. నేను నాకు చాలా భలే! అనిపించింది అన్నమాట యాక్చువల్లీ ఆహ్, క్యూరియస్ అనిపించింది నాకు. <smacks lips> లైక్ ఇట్లా కూడా టెస్ట్ చేస్తద ఏ‌ఐ అనేది. అంటే నాకు టైమ్‌ ఇస్తది. 15 సెకండ్స్‌లో నువ్వు దీనికి ఆన్సర్ చెప్పాలి అన్నప్పుడు. సో, అంటే మనం ఎటువంటి కంటెంట్‌ని మనం తీసుకొచ్చి, చెప్తాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా! అప్పుడు మనదేంటంటే క్రిటికల్ మైండ్ మైండ్ సెట్ ఎలా ఉంటది అనేది టెస్ట్ చేస్తది అన్నమాట.
ఆ! ఓకే. అంటే ఈ ఆన్‍లైన్ ఇంటర్వ్యూకి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? ముందుగానే ఏంటంటే మీరు కంప్యూటరు, తర్వాతన ఇంకేంటది మైకు తర్వాతనా అది ఆహ్, ఈ కెమెరా ఇలాంటివన్నీ చేసుకోవడం బ్యాక్‍గ్రౌండు, లైటింగు కొన్ని, కొన్ని ఉంటుంది బ్యాక్‍గ్రౌండేమో వచ్చి, మనం మాస్క్ చేయొచ్చు లేదా వేరే ఇంకోటి చేయొచ్చు డ్రెస్సు. డ్రెస్ కోడ్ ఏమన్నా ఫాలో అవ్వడం ఇలాంటివి ఏమన్నా చేస్తుంటారా?
ఆ! 100% అండి డ్రెస్ కోడ్ చూసుకుంటాను. లైటింగ్ చూసుకుంటాను. వీడియో ఒకసారి ఆన్ చేసి, మైక్ చెస్ చేసుకుంటాను. ఆ! ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందని చెక్ చేసుకుంటాను. నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా పెట్టుకుంటాను. నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, ఎందుకంటే నేను చాలా ప్రొఫెషనల్‌గా కనిపించాలనేది నాకు చాలా ఇది ఉంటది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు. అండ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం నా పరిసరాలన్నీ కూడా, ముందే ఇంట్లో ఉంటేనే వాళ్ళకి ముందే చెప్పి పెట్టుకుంటాను. పలానా ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి. ఆ! డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండడం కోసం. సో, అలాంటివన్నీ నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట, మంచిగా అంత ప్రాపర్‌గా అన్ని సెట్ చేసుకున్నాకనే ఇంటర్వ్యూ‌కి దిగుతాను.
ఓకే. అవును. ఆ! డిస్టర్బ్ చేయకండా ఉండడం కోసం. <sniffs> అదే. ఆ! చాలా బాగుందండి. చాలా విషయాలు ఇంటర్వ్యూ‌కి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు. ఎలాగా మీ తాలూకా లైవ్ ఇంటర్వ్యూలు ఎట్లా జరిగాయి. ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఎట్లా జరిగాయి, ఇవన్నీ చాలా విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలండి.
తప్పకుండా అండి. ధన్యవాదాలు.